ఈలోపు మా తమ్ముడికి మెసేజ్ బెట్టేసాను. మీరు రిలాక్స్ అయిపోండి ఎం కంగారేం లేదు అనేసి. వాళ్ళక్కడ రిలాక్స్‌గా నేను వెయిట్ చేస్తున్నారు. ఈలోపు మొత్తం మాట్లాడిన తర్వాత లేదండి మా ఈలోపొచ్చాడు. "అన్నయ్య తనెడుస్తుంది ఆళ్ళ నాన్నతో మాట్లాడమంటుందని" నేను అన్నాను మీ ఫాదర్ ఎక్కడుంటారండీ? అను. మా ఇంటి దగ్గర ఉన్నారండి మా సరే నేనొచ్చి మాట్లాడతాను పదండని చెప్పి బైక్ ఏసుకొని అళ్ళింటికి తిన్నంగా ఎళ్ళలేనండి. ఎళ్ళిన తరువాత వాళ్ళ మమ్మీ డ్యాడీ ఇద్దరు ఉన్నారు ఉన్న తరువాత వాళ్ళ డ్యాడీ కిందికొచ్చారు వాళ్ళ మమ్మీ మేడ మీదున్నారన్నమాట. ఒచ్చిన తరువాత మీరెవరమ్మా అండి అన్నారు నా నేను అన్నయ్య లాంటి ఒడినె అండి నాకు చిన్నప్పటినుండి తెలుసు. ఏమైందండి ప్రాబ్లమ్? మొత్తం ఇలాగ ఇలా చెప్పారు. ఇలా లవ్ చేసుకున్నారండి ఇద్దరు అది మా అమ్మాయిని ఇలా మ్యాటర్ అవి చేస్తున్నాడండి. నైట్ ఇలాగయింది అది ఇది అని మొత్తం చెప్పారు స్టోరీ అంతా. నేనొకటే చెప్పా ఏండీ అబ్బాయి అయితే చాలా మంచోడు. ఇపుడొకే వాళ్ళిద్దరూ జాబులు చేసుకుంటున్నారు. అక్కడ ఇష్టపడ్డారు. ఇదెప్పుడు రేపు పొద్దునైనా తెలియాల్సిన విషయమే. కాకపోతే ఇది కొంచెం మీకు ముందుగా దెలిసిపోయింది వాళ్ళు చెప్పకముందే. వాళ్ళు భయపడి చెప్పలేదేమో గాని ఇంతేనండి మొత్తం జెప్పాను. చెప్పిన తరువాత ఆడేం తక్కువేమి గాదని జాబ్ చేసుకుంటున్నాడు. సొంత ఇల్లు ఉంది. అది ఇది అని మొత్తం మాట్లాడాను. అలా కాదండి ఇప్పుడు మా ఇంట్లో దెలిసింది కదా! ఇది మా ఇంట్లో ఒప్పుకోము వాళ్ళమ్మ నాన్న కూడా ఒచ్చి పిలవమనండి మాట్లాడిన. వీడేమో వాళ్ళ నాన్నకి సెప్పనని ఈడూ.
ఓకే. ఓకే అండి. ఓకే. ఓహ్! ఓహ్! ఓకే. అండి. ఓకే. అండి. <giggles>
నేనొక టైమ్‌కోచ్చిన్నపుడు గసిరెసానండి. ఆ అమ్మాయి ఇంట్లో దొరికిపోయింది ఆలింట్లో అంత దారుణంగున్నారు. ఈ టైమ్‌లోని మీ నాన్నకి జెప్పను అని జెప్తే ఎలా రా అంటే "అన్నయ్య నాకు భయమేస్తుంది మా నాన్నకి చెప్"
ఓకే. అండి. అవునండి. ఆహ్, ఇక్కడ ఈ అబ్బాయి తప్పు అవుతదండి అప్పుడు.
హ్మ్. ఎంటనే ఏటి చేసాను, నీకు ఆ అమ్మాయిని జేసుకోవాలని ఉందా లేదా? నిజంగా చెప్పు నీకు గాని నిజంగా తన మీద ప్రేమ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను. నీకు సైడ్ అయిపోయినండి నేను ఎలా సైడ్ అయిపోయా సైడ్ అయిపోదాం అందరం అని ఇంకా ఇదే ఒకటే నాకు తెలిచేన్నాను. అంతే "లేదన్నయ్య నేను చేసుకునే ఉద్దేశం ఉంది" అను. మీ నాన్నకు ఫోన్ చేయి అను. చేసాడు అని నేనే మాట్లాడేసాను. అంకుల్ నేను ఇదే ఇది అని చెప్పి. ఒకసారి మీరు ఇక్కడికి రావాలసుంటది అంకల్ అని జెప్పి ఆయనని బస్ స్టాప్ దగ్గరికి పిలిసాను. ఒచ్చారు. మొత్తం కూర్చోబెట్టి బైక్ మీద ఎక్కించుకొని ఆ అంకల్‌కి మొత్తం జెప్పేసాను. అంకల్ ఇలాగ ఇష్టపడుతున్నాడు అంకల్ అవతల అమ్మాయి ఇలాగ ఇంట్లో దొరికిపోయింది వాళ్ళు కొంచెం మా పరువు పోయేలాగా ఉంది. మీరిలా చేస్తున్నారు ఇది అంటున్నారు అంకల్. ఒక్కసారి మీరు మాట్లాడేస్తే అయిపోద్ది అంటే "లేదమ్మా మనోడికి మనోడేటి? మనోడు ఏమైన చేసాడా?" మనోడు ఏం చేయలేదండి కానీ మనోడు ఇష్టపడుతున్నాడు. ఆలు బానే ఉన్నారు. నేను చూసానంతన ఇది అది అని మొత్తం ఆళ్ళని కాంప్రమైజ్ చేసేసానండి. ఆ ఆంటీ‌ని, మా ఆంటీ తోనేమో మా తమ్ముడు మాట్లాడుకొని ఒచ్చేసాడు అన్నమాట. ఆడికి ఎళ్ళిన తరువాత ఇద్దరిని కూర్చోబెట్టి జెప్పాను వీళ్ళ ఫ్యామిలీ‌కి కూడా జెప్పాను. అందరం ఒక దగ్గర కలిసాం. కలిసిన తరువాత కాసేపు చిన్నది ఆర్గ్యుమెంట్ లాగా అదే గదండి. ఆడికి నాకు 3 ఇయర్స్ గ్యాప్ ఉంటది అంతే నన్ను పెళ్లి పెద్ద చేసేసాడడు. అయితే మొత్తానికి అందరిని కలిపి మాట్లాడానండి నేను. వీళ్ళ కోసం వీళ్ళ తరపున మాట్లాడిను. వాళ్ళ తరపున మాట్లాడాను. మొత్తానికి ఆళ్ళలా మాట్లాడుకొని ఒక 6 నెలల తర్వాత వాళ్ళకి నిశ్చితార్థం అయిపోవడం, తర్వాత ఒక 1 ½ ఇయర్ తర్వాత కొ రీసెంట్‌గా మ్యారేజ్ <chuckles> కూడా అయిపోయిందండి వాళ్ళిద్దరికీ.
ఓకే. మంచి బా జెప్పారండి మీరు. ఓకే. ఓకే. అండి. ఓకే. ఓకే. అండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. పెళ్ పెళ్లి పెద్ద అయిపోయారండి మీరు. ఓకే. <chuckles> ఓకే. అంటే ఈసారి 2 ఇయర్స్ పట్టిందండి.
అన్